అయితే ఎన్ని మనము సోలో ట్రిప్‌లు చేసినా ఫ్యామిలీతో ట్రిప్‌లు చేసినా మనకు చిన్ననాటీ ట్రిప్స్ ముఖ్యంగా స్కూల్లో. సో మన అందరం కలిసికట్టుగా ఫ్రెండ్స్ అందరూ ఒక బస్లోనో లేదా సరదాగా టీచర్స్ అందరూ తీసుకెళ్తుంటారు. అది ఎంత మదుర జ్ఞాపకమంటే ఎవరికైనా చాలా మందికి చాలా మంచి జ్ఞాపకంగా ఉండిపోతుందండి. అయితే మీకు నిజంగా చిన్ననాటి స్కూల్ ట్రిప్స్ గురించి ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? ఇప్పటికి గుర్తున్నాయా? అవి ఉంటే మాతో పంచుకోగలరా?
అవును, అవును. నిజంగా. ఖచ్చితంగా అండి. ఏంటంటే ముఖ్యంగా ఈ ట్రిప్స్ ప్రకారం వెళ్తే అండీ నాకు మరి చిన్నప్పుడు ఆ స్కూల్ ట్రిప్స్ ఎక్కువ వెళ్ళడమో ఏంటో తెలియదు కానీ నాకు ఇప్పటికి ట్రావెలింగ్స్ అంటే చాలా దారుణంగా ఇష్టమండి. <smacks lips> <laughs> చాలా అంటే చాలా ఏంటంటే ఒకటి
<giggles> అవునండి. ఆ! ఓహ్! చాలా ఇష్టం అయితే మీకు. <giggles> అంటే ఎందుకు అంత ఎంజాయ్ చేస్తారు, ట్రిప్స్ అంటే? మనకు అంటే ప్రతి ఒక్కరికి ట్రిప్స్ ఎంజాయ్ అంటే ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకు. ఆ మైండ్‌లో వాళ్ళకు.
అవును. అంటే నాకు ముఖ్యంగా నేచర్ అంటే బాగా ఇష్టమండి.
యాహ్! అదే అండి నిజంగా, అవును. నేచర్. అవునండి.
అది నేచర్ ఇష్టం వల్ల, నేను ఎక్కువగా ట్రిప్స్ అంటే వెళ్ళిపోతాను. ఎంత దారుణం అంటే అండి మా ఇంట్లోని ఏ టాపిక్ వచ్చిన అంటే నేను, మా బ్రదర్, మా అమ్మ, నాన్న, మా వదిన <smacks lips> మేమే ఉంటామన్నమాట.
అవును. అవును. ఆ! ఓహ్! ఇంటిల్లి పాది మంచిగా నేచర్ ఎంజాయ్ చేసా చేస్తారన్నమాట.
ఆ! చేస్తాం. అయితే మేము అందరం ఏమైనా టాపిక్ డిస్కస్ చేసుకున్నామనుకోండి. <smacks lips> 'ఆహ్, చాలా రోజులు అవుతుంది ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా? చేద్దామా?' అంటే ప్రతి ఒక్కరికి అక్కడ కన్ఫర్మ్ అవ్వాలన్నమాట ఐదుగురం, ఆ ఐదుగురికి సెలవు
అవును. ఓకె! అంటే ఏ ఏకాభిప్రాయం ఒక ప్లేస్ అనుకుంటారు ఇంక అందరూ.
ఆ! అందరం. అలా అనుకోని వెళ్తూ ఉంటాం. వె ఆ ఒక్కలకవ్వకపోయినా ఓకె నెక్స్ట్ వీక్ వెళ్దాం. అలా మాట్లాడుకుంటాం. బట్ నేను ఏం చేస్తానంటే అండి నాకు జిమ్ సైడ్ నుంచి ఫ్రెండ్స్ వచ్చేయమన్నా లేదా ఈ ఆఫీస్ సైడ్ నుంచి వచ్చేమన్నా ఏంటో
అందరూ. ఆ! అ! మాట్లాడుతుంటారు. ఆ! <chuckles> అవును అయ్యో! ఇటు ఫై జిమ్ సైడూ, ఆఫిస్ సైడూ, ఇంట్లో ఇంట్లో వాళ్ళు అందరు ట్రిప్‌లే అందరి నేచర్ ఎంజాయ్ చేస్తా చేయాలని అనుకుంటున్నారు.
ఎటు ఆ! ఎవ్వరు పిలిసినా కూడా నేను వెళ్ళిపోతానండి. కానీ ఇంట్లో వాళ్ళు అదే అంటారు, బాబోయ్ నువ్వు దారుణం స్వార్థపరుడు రా! ట్రిప్స్‌కంటే మాత్రం నీకు ఎవరు లేకపోయినా కూడా వెళ్ళిపోతావని. అయితే నాకు ఈ చిన్ననాటి స్కూల్ ట్రిప్‌లండి 2 విషయాలు చెప్పాలండి, ఒకటి అంటే ఒకటి షాక్ అయ్యిందొకటి. ఒకటి బాగా ఎంజాయ్ చేసిందొకటి. <smacks lips>
<laughs> నిజం, నిజం, నిజమండి. అవును. ఆ! చెప్పండి చెప్పండి ఏంటి? అ! అయితే నాకు చెప్పండి? మీరు స్కూల్ అంటే ఏ ట్రిప్ ఎక్కడికి వెళ్లారు? అంటే ఎవరెవరు వచ్చారు? ఎ ఆ రోజు ఎలా మొదలైంది?
ఆ! అవునండి ఖచ్చితంగా. ఏమైందంటే అండి, అప్పటికి నేను బాగా చిన్నపిల్లాడిని అండి అంటే, హ్మ్. ఒక అదే.
అవును. అంటే, ఏ క్లాస్‌లో ఇది అంటే నా అంటే నైన్త్, టెన్తా లేకపోతే, అంటే స్కూలంటేనే అదే కదా! మనకు కావాల్సింది.
కాదండి. కాదండి. అవును ఫిఫ్త్, ఫిఫ్త్ క్లాస్ అండి.
ఓహ్! మీకు నిజంగా ఫిఫ్త్ క్లాస్‌ది గుర్తుందా ఇంకా! నిజంగా గ్రేట్ అండి. <laughs>
ఆ! ఫిఫ్త్ క్లాస్ అండి. ఆ! <laughs> అలా కాదు. ఇదెందుగ్గుర్తుందో క్లైమాక్స్ చేసి మీకే తెలుస్తదండి. <chuckles> అయితే, నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నానెండి. అయితే నాకు ఇలాగా స్కూల్‌లో చెప్పారమాట. మా అన్నియ్య హై స్కూల్లో ఉండేవారు. <smacks lips> నేను ఎలి ఎలిమెంటరీ స్కూల్‌లో ఉండేవాడిని. అయితే మా అన్నియ్య అనేవాడు, "అబ్బా! మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్లారు. మేము ఫుల్‌గా ఎంజాయ్ చేసేశాం. ఎళ్లి ఫైన్ సైన్స్ ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లారు అది బాగుంది." <smacks lips> ఆహ్, ఇలా చెప్తూండేవారు. నేనేం చేసేవాడిని మాకు కూడా తీసుకెళ్తారు ఏదోక రోజు అనుకుంటు, ఒకరోజు మా టీచర్స్ ఒచ్చి చెప్పారండి.
<chuckles> అవునవునా! చెప్పండి చెప్పండి. ఆ! ఆ! ఆ! <chuckles> అవునా! అవును. ఆ! మాకు కూడా తీసుకెళ్తారులే, చూడు చూస్తూ ఉండు. నేను ఎంజాయ్ చేసొస్తా. నేను ఎంజాయ్ చేసొస్తాను. నిజంగా అప్పుడు చిన్న, చిన్న పిల్లలున్నప్పుడు ఇవే ఉంటాయండి నిజంగా. <chuckles>
<laughs> అలాగే అన్నానండి. <chuckles> నిజంగా అండి. నిజంగా. ఇలాగే ఉంటాది ఏంటంటే, వాళ్ళు గాని, మా అన్నయ్య గాని ఎళ్తే మరి నేను ఎళ్ళిపోవాలి కదా! నేను చూసేయాలి కదా! మాకు ఇలా తీసి, అలా ఫీలింగ్స్ ఉంటాయి కదండీ. <smacks lips> అయితే, ఆహ్, మాకు ట్రిప్ అనౌన్స్ చేశారండి. ఎలా మా టీ మా టీచరొచ్చి చెప్పారు. "అమ్మ మీ అందరిని ట్రిప్‌కి తీసుకెళ్తున్నాం ఇంట్లో నుంచి ఇంతింత అమౌంట్ తీసుకురావాలి అని చెప్పారు. <smacks lips> మేము
ఆ! ఆ! అవును. ఖచ్చితంగా. <chuckles> ఖచ్చితంగా. అవును. ఆ! ఆ! అంటే, ఇంగా ట్రిప్ అనగానే మీరు ఎగిరి గంతేసుంటారు గదా! ఇంక. మీ అస్సలు మీ ఆనందానికి ఇంక హద్దులుండవు ఆ రోజు. <chuckles> ఇదొ
గంతేయడం ఏంటండి. <chuckles> ఏంటండి క్లాస్‌లో వాళ్ళందరూ ఒకేసారి పెద్ద షౌటింగ్ అండి. ఏయ్! ఊ! ఆహ్, అనెసి అంటే, ఏంటంటే <smacks lips>
అవునవును. అనౌన్స్ చేసారా? ఎక్కడ ట్రిప్ ఎక్కడికెళ్తున్నాం అనేనా బోర్డ్ మీద రాయడము, అనౌన్స్ చేయడము.
అదే. అదే సీక్రెట్‌గా ఉంచారండి. <smacks lips> ట్రిప్ ఎక్కడికి ఆ! <chuckles> ట్రిప్ ఎక్కడికి అన్నదెలేదు. ఆ!
ఓహ్! సీక నిజంగా ఇది ట్విస్ట్ నిజంగా. అంటే మీకు లాస్ట్ వరకి, ఒక ట్విస్ట్ పెట్టేసారన్నమాట.
అవునండి. అయితే, ఒక్కొక్క పర్సన్ రూ. 50 తీసుకురావాలి అని చెప్పారండి. <smacks lips> ఫిఫ్టీ రుప్ అ ఆహ్, ఇంకా ఇంటికెళ్ళిపోయి మమ్మీ వాళ్ళకి చెప్పిసం. వెంట వెంటనే," ఆ సూపర్ అమ్మ ఎక్కడికి" అంటే, "ఏమోమ్మా తెలీదు, ఇలాగ అంటున్నారు ఎళ్ళిపోతాం," "హ్యాపీగెళ్ళు బాగా ఎంజాయ్ చెయ్యి" అని చెప్పేసి రూ. 50 ఇచ్చేసారండి.
ఓహ్! ఫిఫ్టీ రూపీస్ అవునండి. ఆహా! ఇచ్చేసారు. అవును. అస్సలు మీకు రాత్రి నిద్ర పట్టి ఉండదు కదా! ఇంక. <chuckles>
అయితే, <laughs> నిద్ర పట్టడం ఏంటండి. ఫ్రెండ్స్ అందరం అంటే మేము ఐదో క్లాస్‌లా క్లా స్కూల్ అవ్వగానే ఇంట్లకొ మ అంటే మాక్స్ అప్పట్లో ఏంటంటే మ్యాక్ ఇంటికే వస్తారు కదండీ ఫ్రెండ్స్ అందరూ. <smacks lips> మా ఇంట్లో ఆ! మా ఇంట్లో ఏంటంటే చిన్నప్పటి నుండి కొంచెం బా ఫ్రెండ్లీ అండి. ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లకొచ్చేవారు. అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఎవ్వరైనా మా ఇంటికి రావచ్చు. ఫుల్లు మాట్లాడుకునేవారు ఆ! నిజమేండి.
ఫ్రెండ్స్ అందరూ ఇంటికే వస్తారప్పుడు. అవును. ఫ్రెండ్లీ అవును. అవునండి. అవును అప్పుడు సరదాగా ఉండేది. నిజంగా. అవును. ఆ రోజులు నిజంగా అసలు సూపర్ కదండి!
అవి గుర్తొస్తే నిజంగా, ఏండి నిజంగా అవే బాగున్నాయనిపిస్తుందండి. <chuckles> యహ్!
నిజం. నిజం. అమ్మో ఇప్పుడు ఈ ఫ్యామిలీ బాధితులు ఫైనాన్‌షియల్ అబ్బబ్బబ్బబ్బా! నిజంగా. అవును.
<chuckles> చాలా ఎక్కువ అయిపోయాయి. అయితే, అప్పుడు మేము ఫ్రెండ్స్ అందరు ఇంటికొచ్చేసారండి. ఇంటికొచ్చెసి అంటే, ఇంటికెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి, వెంటనే వచ్చేవారు మా ఇంటికి. మా మేడ మీద ఆడుకునేవారు. అయితే మాట్లాడుకున్నాం. "అరే రేపు నాకు తెలిసి జూకి తీసుకెళ్ళిపోతారంటారా, లేకపోతే ఈళ్ళిక్కడ పార్క్‌కి వెళ్ళిపోతాం అంటావా" అంటే, ఒక్కడే ఆ! <chuckles>
అవును. అవును. ఆ! ఆ! <laughs> మొత్తం సమావే <chuckles> మొత్తం అందరు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా. <chuckles>
ఏండి <chuckles> మెయిన్ ఏటైందంటే, అందులో ఒకడు టీచరాళ్ళ కొడుకెండి. <smacks lips> ఆడె ఆడెం చెప్పాడు, "అరే రేపు జూ కన్‌ఫర్మ్" అని జెప్పేసాడు. మేమందరం ఇంకా అనుకుంటున్నాం ఇదా, అదా, అదా అంటే జూ అన్నాడంతే. చాలు, ఇంకేమైతే ఫ్రెండ్స్ అందరం, "అరె! రేపు ఇక్కడ ఏనుగు ఉంటదంట, మొసలి ఉంటది. అంటే అప్పటికే నేను ఎళ్ళాను అంటే, మా ఇంట్లో చాలా దారుణంగా తిప్పుతారండి మెయిను. అయితే ఆ! ఎక్కువ తిప్పుతారు ఈ పిక్‌నిక్కులాట్లకి తిప్పుతుంటారు ఎక్కువ నన్ను.
ఆ! ఆహాహా! <laughs> అవునవును. ఎందుకు? ఓకే. ఆ! అవునా?
ఆ! అనాక్ అప్పటికే నేను, 2 సార్లో, 3 సార్లో జూ చూస్సాను. కానీ
ఓహ్! ఆల్రెడీ చూసేసారు.
చూస్సాను. కానీ ఎక్స్సైట్మెంట్ అండి. ఏంటంటే, స్కూల్‌తో, అదీ ఫ్రెండ్స్‌తో కల్సెల్తన్నాను. ఫస్ట్ టైం కదండీ!
ఆ! అది ఇక్కడ, ఆ జూ చూడడమో, ఇంపార్టెంట్ కాదు. ఫ్రెండ్స్‌తో వెళ్ళడం, పిక్నిక్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్.
ఆ! అక్కడ మెయిన్ సూపర్ ఏంటి అయిందంటే, మేము ఐదుగురు ఉంటే అందులో నేను ఒక్కడినే, ఇన్ని సార్లు జూ చూసినోడిని. మిగిలినోళ్ళలో ఒక్కడు, ఉన్నాడు ఒకసారి చూసినోడు.
అయితే, నాకు తెలిసి మీరందరికి గైడైయ్యుంటారు. <laughs>
గైడ్ ఏంటండి? నేను ఏటి చెప్పిసాను అనుకున్నారు. "అరె! చూడరా, సింహం ఉంటది అది అరుస్తే మనకు భయమేసేస్తుంటది, అమ్మ బాబోయ్! మరి మాములుగా ఉండదు," అని చెప్పానండి.
<chuckles> అంటే, అవతల వాళ్ళకి ఎక్సైట్మెంట్ పెంచేసారు నిజంగా మీరు.
<laughs> బాగాన. ఈడు మెయినండి. మధ్యలో ఒక టీచర్ కొడుకున్నా, ఆడొచ్చి చెప్పాడు, ఒక స్టోరీ, నేను నిజం అనుకోని ఇంకా నేను అదేనండి జూకెళ్తున్నాం అని, ఈడు చెప్పేసాడు నాకొచ్చి. మేమేంటి, కన్ఫర్మ్ అనేసుకున్నాం మేము. యాక్చువల్‌గా అది ఫేక్ అండి. ఆడేదో పాపం ఏటన్నాడో, ఏటో తెలీదు, మాకొచ్చి చెప్పాడు. నేను ఎక్సైట్ అయిపోయి, "అరె! ఇక్కడికెళ్తే ఇలా ఉంటది, అలా ఉంటది," అనేసి మొత్తం ప్లాన్లేసుకున్నావండి. నెక్స్ట్ రోజు హ్మ్. నెక్స్ట్ రోజు ,స్కు అంటే, సివిల్ డ్రెస్‌లో వచ్చేయమన్నారు అండి. <smacks lips> అంటే, స్కూల్ డ్రెస్ కాదు.
ఆ! ఏంటి ఆ స్టోరి? నిజంగా, ఏంటి ఆ స్టోరీ? ఓకే. ఆది. ఆ విషయం చెప్పాడు. అవును. ఆహా! ప్లాన్ చేసుకున్నా. ఆ! అవును. ఓహ్, అందరూ సివిల్ డ్రెస్ స్కు స్కూల్ డ్ర అంటే, జనరల్‌గా స్కూల్ డ్రెస్ తీసుకెళ్తుంటారు కదా! స్కూల్ డ్రెస్‌ లోనే.
అవును, అవును. ఆ! మెయినేంటయిందంటే, ఈళ్ళు సివిల్ డ్రెస్‌లో రమ్మన్నారు. <chuckles> మెయిన్, అంటే యాక్చువల్‌గా స్కూల్ డ్రెస్‌ లోనే రమ్మంటారు మనకెక్కడ చూసినా. <smacks lips> అంటే ఈళ్ళు సివిల్
ఆహాహా! అవును. ఎందుకంటే, పిల్లలు ఒకోసారిగ అబ్ బా బ్యాడ్జేసి తప్పిపోతారు. ఆ స్కూల్ బ్యాడ్జ్ ఉంటే కొద్దిగా గుర్తుపడతారున్నమాట. ఐడీ కార్డ్స్ అలా ఉంటే. అవును.
తప్పడిపోతారని. అవును. అవును. అవును. నిజంగా. అయితే, వీళ్ళు ఇలాగ అనగానే మేమేం చేసాం, ఇంకా చక్కగా మా ఇంట్లో ఫుల్ రెడీ చేసిన పౌడర్ అది రాసి, అంతా బాగా తయారు చేస్సేరండి. స్కూల్‌కెళ్ళినప్పుడు మొత్తం అందరిని లైన్ కట్టించారండి. లైన్‌గా, అలా పెట్టారు. నేనేంటి, చుట్టూ ఎతికేస్తున్నాను. <smacks lips> ఏంటి! బస్సులేం లేవు, లేదంటే ఏవన్నా ఆటోలు లేవు
<chuckles> అవునవునవును. నిజం. అవును. ఎతికేస్తున్నారు, అవును. అంటే మీరు, అంటే అంటే, స్కూల్‌కెళ్ళాక, స్కూల్ నుండి బయలుదేరాలా?
ఆ! అంతేనండి. స్కూలు నుంచి. అయితే
అయితే ఇక్కడ చెప్పండి. మీరిప్పుడు స్కూల్ నుండి బయలుదేరినప్పుడు, అంటే మీరు అంత మీకు అర్థమైపోయింది. అంతే ఆ మరుసటి రోజు స్కూల్‌కెళ్ళిపోయారు.
అవును. అవును.
స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత అంటే బస్సులో మీరు వెళ్లారా? లేకపోతే ఆహ్, అంటే ఎలా జరిగింది? అంటే ఆహ్, మీరు ఆ ప్రయ్ అవును.
ఆ! అదేనండి. అంటే నేను అదే ఎదురు చూస్తున్నానండి. ఎక్కడ బస్సు లేదేంటి? లేదా ఆటో ఎక్కడ కనపడట్లేదు ఎలాగా ఏంటి అని. అంటే మాకెలా ఉంటుందండి స్కూల్ అండి. ఎదురంగా పెద్ద గ్రౌండ్ అండి. మీకు కాథలిక్ స్కూల్స్ మీకు తెలిసే ఉండి ఉంటాయి.
అవును. ఆ! గ్రౌండు. ఆ! తెలుసండి. తెలుసు.
ఆ! అందులో ఎలా ఉంటుందండి. స్కూల్ కన్నా గ్రౌండ్‌లు చాలా పెద్దవుంటాయి. అయితే ఆ! మా గ్రౌండ్‌లో వరాసగా ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు అందరిని లైన్ కట్టించేసారు. <smacks lips> మేవేంటంటే బస్సు కోసం ఆటిల కోసం ఎక్కడ లేవు. సర్లే మా వీధి చివరన ఉండదేమో బస్సు సరే అనేసి రెడీ అవుతుంటే, అలా మమ్మల్ని లె లెఫ్ట్ సైడ్ తిప్పాల్సింది రైట్ సైడ్ తిప్పారండి మమ్మల్ని. రైటేంటా అని చూస్తే, మాకు రైట్ స్ <chuckles> ఒక కొండుంటుందండి. <smacks lips> అంటే, <chuckles> ఈ క్రిస్టియానిటి దేవుడిది కొండుంటుందక్కడ. ఒక రక్షణగిరి కొండ అనుంటుంది. అయితే మమల్ని అందరిని సీరియస్‌గా కొండెక్కించేస్తన్నారండి. <smacks lips> ఏంటి. <laughs> ఆ!
చాలా పెద్దగుంటది నిజం. వాస్తవం. అవును. ఆహా! అవును. ఆహా! ఓకే. అహా! ఏమైంది ఇప్పుడు? అవునవును. ఓకే. ఆ! <laughs> అస్సలైంది. మీరేదో జూ అనుకుంటే మీరు ఇప్పుడు కొండెక్కిచ్చేస్తున్నారు ట్రకింగ్‌లాగా.
ఏండి మేము వారంలో 6 రోజుల ఆ కొండ మీదే ఉంటామండి. ఏంటి కొ
అంటే ఇప్పుడు మీరు స్కూల్ నుండి ఆ కొండకి ఆహ్, ఎంత సమయం పట్టింది?
ఏండి. 2 మినిట్స్ అండి. 2 నిమిషాలండి. మాకు స్కూల్ ఉందా, స్కూల్‌కి కొండ అతుక్కొనుంటుంది. ఆ! అతుక్కుని ఉంటుందండి.
2 నిమిషాలా! స్కూల్ ప ఆ కొండకా? నేను ఇంకా ఏదో మీ ట్రిప్ అంటే, అంటే మీరు ఆ ప్రయాణంలో ఎలా టీచర్స్ ఆర్గనైజ్ చేసారు? టిఫిన్‌లు అంటే టి మీరు టిఫిన్ ఎలా తీసుకోపోయారు? ఆహ్, ఏం తిన్నారు? ఆహ్, ఎలాంటి గోల చేశారు? అని అడుగుదామనుకుంటున్నాను నేను యాక్చువల్‌గా.
ఆ! <chuckles> ఆ! అవును. అవును. ఆ! ఆ! ఆ! అదేనండి నేను రెండన్నాను కదా. ఒకటి కామెడీ అయింది ఒకటి ఎంజాయ్ చేశామని ఇదండి. అయితే కొండ మీదకి తీసుకెళ్ళిపోయానండి.
ఆ! సరే అండి. ఒకవేళ ఇది అయింది. మరి ఎలా ఇప్పుడు? మీరు ఆ రియాక్షన్ ఎట్లా అసలు? కొండ పక్కన ఉన్న స్కూల్‌కి రోజు చూస్తూనే ఉంటారు కదా కొండ.
ఇన్
అంటే మీ రియాక్షన్స్ ఏంటి మరి?
ఏండీ రియాక్ష‌న్ ఏంటండి? <chuckles> పైకి తీసుకెళ్ళి క్వ అందరిని కూర్చోబెట్టి ఒక్కొక్కరి చేతుల్లో ఏంటి బ్రెడ్ ఒకటిని చిన్న మిక్స్చర్ ప్యాకెట్ ఇచ్చేస్తున్నారండి. <smacks lips> అంటే ఆ రూ. 50లో కూడా రూ. 20 ఎంతో చేసి 30 కూడా టీచర్స్ తీసుకున్నారండి. ఏండి ఒకళ్లొకళ్ళు మొఖాలు చూసుకొని "అరె ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చారు? నన్ను నువ్వు జూ అన్నావ్ కదా! అంటే అరే ఏమో మా అమ్మ అన్నది నేను అదే అనుకున్నాను. ఎంత పని చేసావు రా! రాత్రంతా నిద్ర లేదురా". తిట్లు తిట్లండి ఈడ్ని. <smacks lips> అంటే పగట్టేసుకున్నాం మేము ఏకంగా. <chuckles> ఇలా చేసావ్ అలా చేసాం నెక్స్ట్ అందరం
<chuckles> అయ్యయ్యో! దారుణమండి. <chuckles> ఆహా! వా నిజంగా. అవునవును. అయితే సరే ఏదో ఒకటి వెళ్ళిపోయారు నిజంగా. ఏదో కొండో ఏదో అంటే ఒక గ గంట సేపు 2 గంటలో అక్కడ స్పెండ్ చేశారు కదా! మరి ఎట్లా అంటే పైనుండి ఇప్పుడు ఒక మీరు సిటీలో ఉన్నప్పుడు ఏదో కొండ ప్రాంతానికి తీసుకెళ్తే సిటీ ఔట్‌స్క‌ర్ట్స్. ఇప్పుడు మీ స్కూల్ స్కూల్ పక్కన దగ్గరే ఉందని. మీరు పైకి ఎక్కరు కొండ మీదకి. మీకు అంటే అంత పైనుండి మీ చుట్టుపక్కల ప్రాంతం చూస్తుంటే మీకు ఎలాంటి కొద్దిగన్నా కొద్దిగా ఏదో ఎంజాయ్ చేసుంటారు కదా! ఆ అనుభవాలేంటి?
అవునండి. అవునండి. అవును. అవును. అవును. ఎండి అలా కాదండీ. నేను చెప్తున్నాను కదా! వారంలో నేను 6 రోజులు ఆ కొండ మీదకి వెళ్ళేవోడినండి. ఇక నాకు కొత్తగా ఏమనిపిస్తుంది చెప్పండి? ఆ! అయితే నేను చాలా డిసప్పాయింటయిపోయి ఫీలైయిపోయాను. అయితే <smacks lips> అది మేము అప్పటికప్పుడు అంటే కొన్ని రోజులు మాకు గుర్తుంది. బట్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడండి, మీకు నాకు మనకి ఉడా పార్క్ ఉంది కదండీ.
ఆ! <laughs> నిజం గదా! అయ్యో! అవును. అవునండి. అవును. అవును. హుడా పార్కు.
ఆ! అప్పుడు ఆ! ఉడా పార్క్‌లు, అవి ఎక్కువ వెళ్ళేవారనమాట మేము. అయితే, ఈసారి ట్రిప్పు
అవును. సరదాగా అందరు వీకెండ్స్ వెళ్తా ఉంటారు. అవును.
అవును. ట్రిప్ అనౌన్స్ చేసారు. ఈసారి మేము ఎక్సపెక్ట్స్టేషన్స్ పెట్టుకోలేదు. <smacks lips> ఏ ఈ ఉడా పార్కో, శివాజీ పార్కో, ఏదో పార్క్‌లు తీసుకెళ్ళిపోతారు. ఆ! ఇది ఇంకోటి ఎయిత్ క్లాస్ అండి ఇది మేము. ఎయిత్‌క్కొచాం
ఓకే. ఓకే. ఇది, ఇది ఇంకో ట్రిప్పా? ఇది అయిపోయిన తర్వాత. ఓహ్! ఇప్పుడు ఫిఫ్త్ అయిపోయింది ఎయిత్. ఆహా! ఇప్పుడు ఏంటి? మీ అంటే, అన్ని షాకింగ్ షాకింగ్‌గా ఉన్నాయి మీ ట్రిప్లు అన్ని. <chuckles>
వి ఆ! <chuckles> లేదు లేండి. ఇది బాగుంటుంది. అయితే, మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి లేకుండా, అదె సారీ, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు మాకు. <smacks lips> ఏ ఇళ్ళు ఎక్కడే ఏ శివాజీ పార్కో, ఏ ఉడా పార్కో ఎక్కడో తీసుకెళ్ళిపోతారు అని. అయితే, అ అరకు అనౌన్స్ చేసారు అండి.
బావుంటున్నయి. లేవు. అవును. ఆ! ఓహ్! అరకు ప్లాన్ చేసేసారా? అసలు మీరు కనుక్కున్నారా? అసలు, ఆ టైమ్‌లో అరకూ? అరుకు అంటే ఎక్కడ ఉంది! ఏంటి! అంటే, మీకు ఆ వయస్సు తెలియకపోవచ్చు. అరకు అంటే ఎక్కడ ఉంది? ఎ ఎయ్ ఇటు ఉంటే ఎటు వెళ్లాలి? ఏదైనా, మీరు అంటే మీ ఫ్రెండ్స్ అందరూ, డిస్కస్ చేసుకున్నారా?
ఆ! ఎండి అవును. ఎండి డిస్కషన్ ఏంటండి చలేసేస్తది అంట, సూపర్ ఉంటది. అంటే, మేము అప్పటికే బుర్రా కేవ్స్ ఎళ్ళామండి, చిన్నప్పుడు. <smacks lips> మా నాన్న నాన్నగారు నన్ను తీసుకెళ్ళారుమాట. అరకులో, బుర్రా కేవ్స్ ఉంటుంది.
ఆ! బుర్రాకేవ్స్. ఎక్కడ ఉంటుంది బుర్రాకేవ్స్ అవి?
ఆ! అరకులోనే ఉంటుందండి.
అరకులోనే ఉంటుంది. ఓహ్! ఇంతకుముందే అదే అక్కడ కూడా వెళ్లారు, ఇంతకుముందే.
ఆ! ఆ! బొర్రా కేవ్స్‌కి వెళ్ళాను. అయితే అరకు పైకి అక్కడ ఆ చాపరాయిలు అవి ఇవి ఉంటాయి, అది ఎప్పుడు వెళ్ళలేదనమాట. అయితే, ఈ బొర్రా కేవ్స్‌కి వెళ్ళాను అయితే నేను చెప్పాననమాట. అరే దారి భలే ఉంటుంది అది ఇది అని. నిజంగా అండి పర్‌ఫెక్ట్ ట్రిప్ అంటే నా నాకు స్కూల్ డేస్ అంటే అదేనండి. <smacks lips> ఏమైంది తెలుసా అండి?
అవును. అవును. ఆ! అరకు. అంటే మీరు ఏ ప్రాంతం నుండి వెళ్లారు హైదరాబాద్ నుండా? లేకపోతే ఏ ప్రాంతం నుండి వెళ్లారు?
వైజాగ్ అండి మాది.
ఓహ్, వైజాగ్ నుండి వెళ్లారు. అయితే మీకు కనీసం ఆరకు వెళ్ళడానికి ఒక 2:00, 3: 00 గంటలు సమయం పట్టిందా?
ఆ! ఖచ్చితంగా అండి. ఆ! 3:00 పైనే పడుతుంది. ఎందుకంటే
అవును. అంటే ఏ ఎలాంటి సీజన్‌లో వెళ్లారు. అంటే వర్షాకాలమా, చలికాలమా, లేకపోతే అదె ఓహ్! చలికాలం అయితే ఇంకా ఎంజాయ్ కదండీ సూపర్ ఉంటుంది. నిజంగా అద్దిరిపోతది నిజంగా మీరు చెప్పినట్లు.
చలికాలం అండి. అద్దిరిపోయింది అండి! అద్దిరిపోయింది! ఆ! ఏంటంటే మొత్తం అందరం అప్పుడు మాత్రం స్కూల్‌డ్రస్ వేసుకోమన్నారండి. నీట్‌గా స్కూల్‌ డ్రెస్ అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది అయితే బానే ఉంటది. ఆ! అంటే అరకు అని చెప్పేసారు. అది మెయిన్ మేము హ్యాపీ మాట. అయితే అందరం
స్కూల్‌ డ్రెస్ వేసుకోమన్నారు అవును. నిజం. నమ్మకం వచ్చింది నిజంగా అండి. ఆహ్! మీరు హ్యాపీ. ఆ! మరి ఎలా ఎంజాయ్ చేశారు? ఇప్పుడు చెప్పండి నాకు. మీరు స్కూల్ ప్రయాణం, ఇప్పుడు బస్సులో, ఏ ర ఏల మీ టీచర్స్ ఎలా ఆర్గనైజ్ చేశారు? ఎలా గోల చేశారు? నిజంగా ఏమేమి అంటే ప్రతి ఒక్కరు చిప్స్ అనో, ఏదేదో ప్యాకెట్స్ తీసుకొని వస్తుంటారు కదా, ఎలా ఎంజాయ్ చేశారు ట్రిప్‌ని, ఫస్ట్ ట్రిప్‌ని ఎలా ఎంజాయ్ చేశారు? అది కూడా ముఖ్యమే మనకు.
ఆ! పర్‌ఫెక్ట్ అండి. అవునండి. అవును. అవునవును ఖచ్చితంగా. ఏమైందంటే ఆ! నిజంగానండి మనకి ట్రిప్ ఎంజాయ్ చేయడం అనేది ముఖ్యం. అయితే మమ్మల్ని మొత్తం స్కూల్ డ్రెస్ వేసుకొని వచ్చేయమంటే అందరం వచ్చామండి. మాకు బస్ బస్సులు ఒక 4 బస్సెస్ పెట్టేసారు వరుసగా. అయితే
<laughs> ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు చెప్పండి. అవును. ఓహ్! 4 బస్‌లు ఆ!
అంటే, ఎక్కువ మందిమి కదండీ. ఒక 4 బస్సులు పెట్టారు. అంటే సిక్స్త్ నుంచి 10థ్ వరకు.
అవునవును. అంటే, మీది మీ స్కూల్ సంఖ్య కూడా పెద్దగానే ఉన్నట్టు ఉంది నాకు తెలిసి.
ఆ! ఆ! ఎక్కువ మందే ఉంటారండి. అయితే, ఒక 4 బస్సులున్నాయండి. చక్కగా బస్సులు ఎక్కాం అండి. ఎక్కగానే మా ఫేవరైటు సారే మా బసులో ఉన్నారండి. <smacks lips> అంటే, మాతో ఎప్పుడూ
అవును. అవును. ఆ! ఓహ్! అంటే, ముఖ్యంగా ఇలాంటి పిల్లలకి ఫేవరెట్ సారు, సోషల్ సారే ఉంటాడు.
ఆ! అంటే ఫేవరెటే. అంటే అతను మాకు మ్యాథ్స్ సారండి. కానీ చాలా మంచతను. <smacks lips> అంటే, మా డా మా డాడీ ఫ్రెండ్ అండి మెయిను. <chuckles> అంటే కలిసి చదువుకున్నారు. అయితే ఆ! దాని మీద నేను కొంచెం పాటలు అవి ఎక్కువ స్కూల్‌లో పాడటం నాకు బా ఇష్టంమాట. ఏండి, నిజంగా ట్రిప్ అంటే అదండి. ఏమైందనుకున్నారు? అందరం జర్కిన్‌లు పట్టుకోవాలని చెప్పారండి. <smacks lips> అంటే, కోట్స్ గానీ, జర్కిన్స్ గానీ, నిజంగా ఏసుకొని కరెక్ట్‌గుంటే పాట్ సార్ ఏంటన్నారనుకున్నావ్? "ఏంట్రా అందరు సైలెంట్‌గా ఉన్నారు? గోల చేయండి. పాటలు పెట్టాలా?" అనేసి. ఆ!
అవునవును. ఓహ్! ఇంకేం మరి. అవును. కలిసి చదువుకున్నారు కదా! అవును. ఆ! ఆ! అ అవును. <chuckles> చేయండ్రా. గోల చేయండ్రా. ఇప్పుడు చేయండ్రా. స్కూల్‌లో కాదురా అని.
<laughs> అది! ఒక పాటలు తెచ్చి పెట్టారండి. చిన్న మైక్ అంటే, చిన్న డెక్ లాంటిది. అంతే. ఏండి నిజం చెప్తున్నాను. అందరం గోల గోల, అరుపులరుపులు, డాన్స్‌లు. మద్
అవును. అవునండి. డాన్స్, మ్యూజిక్కు, టీచర్సు ఆ రోజు టీచర్స్ కూడా మీతో పాటు చిన్నపిల్లలైపోయింటారే?
నిజంగా అండి. ఆళ్ళు కూడా బా సపోర్ట్ చేశారు మాకు. అయితే దాంతో పాటు, వాళ్ళు స్నాక్స్ ఇచ్చారండి. నిజంగా మేము మనిషి 500 ఎంతో ఇచ్చామండి. 500 ఎంతో ఇచ్చాం. బట్ నిజంగా ఆ డబ్బులు వర్తీయే అండి. ఎందుకంటే ఆ! ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో మనకు తినడానికి. మిక్స్చర్లిచ్చారండి, చాక్లెట్స్ ఇచ్చారండి.
<chuckles> నిజంగా. ఆ! ఇచ్చారు. ఆ! నిజంగా వర్తే అండి. ఆ! అంటే, మొత్తానికి ఆ ట్రిప్‌లో ఎంజాయ్ జేశాక అరకు రీచయ్యారు 3:00 గంటలకు. సో, అ అంటే ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ అరకులో?
ఆ! మూడు గ మూ అ ఆ! వన్ డే అండి. వన్ డే. ఇర్ అ ఆ! ఆ! లే లేదు. నెక్స్ట్ రోజు మార్నింగ్ కల్లా మేము వచ్చేసామన్నమాట. ఆ నెక్స్ట్ రోజు ఈవెనింగ్ కల్లా. ఏం ఎంజాయ్ అంటే అండి, ఫ్రెండ్స్ అందరం కలిసి, కూర్చొని మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం, ఎంజాయ్ చేయడం, మా సార్‌లు మాతో డాన్స్ చేయడం. నిజంగా అండి. ఏ ట్రిప్పులైనా నాకు గుర్తొస్తున్నప్పుడు ఆ చిన్నప్పటి ట్రిప్ అనేది మాత్రం నా మైండ్‌లో స్టోర్ అయిపోయిందండి నిజంగా.
ఓహ్! వన్ డే మార్నింగెళ్లి, మళ్ళీ ఈవినింగ్ కల్లా రా వచ్చేసారు. ఓహ్! ఉన్నాయి. అవును. ఓహ్! నిజంగా అండి. ఆ! ఆహా! అవును. నిజంగా అండి. స్టోరయిపే. ఎవ్వరికైనా అండి స్టోరయిపోతయి. నిజంగా అండి. మీరు చిన్ననాటి స్కూల్ ట్రిప్సు, మీ జ్ఞాపకాలు, ఎంత ఫన్నీగున్నాయి, నిజంగా. <chuckles> ఎంత, ఎంత ఆనందించారు? చాలా చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ఖచ్చితంగా. ధన్యవాదము.